అయితే, ఇప్పుడు ఉరుకుడు పరుకుల జీవితంతో ఈ వర్క్ లైఫ్ బ్యాలన్స్ చేసుకోవడానికి చాలా రకాల టెక్నాలజీ టూల్స్ కూడా వచ్చేసాయండి. ఈ డిజిటల్ టూల్స్ కూడా అంటుంటారు. మరి నిజంగా ఈ డిజిటల్ టూల్స్ ఎంత వరకు సహాయపడుతున్నాయి. మీకు ఏ విధంగా సహాయపడుతున్నాయి? అంటే మీరు ఏదైనా యూజ్ చేస్తున్నారా?
అవునండి. అవును. ఓహ్! చాలా... <giggles> చాలా చాలా హెల్ప్ అవుతున్నాయండి. ఈ డిజిటల్ టూల్స్ అనేవి. ఇప్పుడు మనకి బేసిక్ థింగ్ అలారం దగ్గరే జూసుకోండి. అలారం లేనిది పొద్దున్న లేవలేదు అంటే, డే మొత్తం ఆహ్, ఇగ ఆల్మోస్ట్ కొలాప్స్ <giggles> అయిపోయినట్టే గదా!
అవును. ఆ! నిజంగా అండి. అదీ మన బయోలాజికల్ సైకిలే కూడా అలా అలవాటు చేసి ప అంటే చేసింది అనమాట. మీరు చెప్పినట్టు అది పెట్టుకుంటేనే మనం లేస్తున్నాం. అలా అయిపోయింది నిజంగా.
ఆ! హ్మ్. అవును. అవును. అప్పట్లో అంటే కొంచెం ఈ ఈ మధ్య కాలం గూడా లో కూడ కొంతమంది అలారం లేకుండానే లేస్తున్నారు. బట్ ఎందుకైనా మంచిది అలారం బెట్టుకుంటే అదొక ధైర్యం. ఆహ్, ప్రశాంతంగా పడుకోపోవచ్చు అని జెప్పేసి.
లేస్తున్నారు. అవునండి. ఖచ్చితంగా ఒక ధైర్యం అంటే, ఒక్కోసారి బాగా డీప్ స్లీప్ వచ్చినప్పుడు అట్లే పడుకుండిపోతే, మళ్ళీ ఇబ్బంది ప్రకార పరిస్థితులు ఉంటాయి.
ఆ! ఆ! అవునండి, అవును. ఇంకొకటి ఏంటిది అంటే, ఇప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేనేజ్ చేసుకోవడం అంతా గూడా మల్టీటాస్కింగే అదే కదా! ఇటు పని చేసుకోవాలి, పిల్లల్ని జూసుకోవాలి, ఇల్లు మేనేజ్మెంట్ జూసుకోవాలి. ఇన్ని చూసుకుంటున్న టైమ్‌లో చాలా ముఖ్యమైన పనులు గూడా మర్చిపోతూ ఉంటాం. ఆ! అవి మ ఆ!
మల్టీ‌టాస్కింగ్. ఆ! అంటే ఎలా? మీరు ఏ విధంగా ఈ డిజిటల్ టూల్స్ మీ అంటే మీకు పని పనిని సులభం జేస్తాయి?
ఆ! ఇప్పుడు నేను ఐతే, ముక్యం‌గా నా ఫోన్‌లో ఉండేవి టు డు లిస్ట్ అండి. టు డు లిస్ట్, రిమైండర్, క్యాలెండర్ ఆహ్, ఇవన్నీ గూడా పెట్టుకుంటూ ఉంటాను. ఈ టు డు లిస్ట్‌లో ఏంటంటే, నేను ఇంతకుముందు అంటే డైరీలో రాసుకుంటూ ఉండేదాన్ని. నేను ఏ పనులు కంప్లీట్ చేయాలి ఈరోజు ఆహ్, అనేవి కానివ్వండి. ఎంతెంత ఖర్చు పెట్టాను అనేవి కానివ్వండి. ఎంత సేవింగ్స్ ఉన్నాయి అన్నీ డైరీలో రాసుకుంటుండేదాన్ని. ఇప్పుడైతే నేను టు డు లిస్ట్ ఫాలో జేస్తున్నా. అందులోనేమో ఆహ్, ఓన్లీ వర్క్ రిలేటెడ్. ఈరోజు ఏం పనులు చేయాలి. ఏం పనులు ఇంపార్టెంట్, ప్రియారిటీ ఏది, అనేవి చూసుకుంటాను. ఆహ్, ఆవన్నీ కంప్లీట్ అవ్వగానే, టిక్ మార్క్ పెట్టేసుకోవడం. ఓకే, ఈ వర్క్ కంప్లీట్ అయింది. ఈ వర్క్ కంప్లీట్ అయింది అని.
టు డు లిస్ట్. ఓహ్! అవును. ఆ! చూసుకుంటున్నాడు. అయితే ఇవన్నీ మీకు వర్ల్ వర్క్ లైఫ్ బాలన్స్ బాగా అంటే తగ్గింది అని అనుకుంటున్నారా? అంటే మ మం మంచిగా మేనేజ్ చేసుకోగల్
ఆ! ఆ బ్యాలెన్స్ అనేది మంచిగా మేనేజ్ అవుతుందండి. ఈ టూల్స్ ఉండడం వల్ల. ఆహ్, మనకి గూడా ఒక మోటివేషన్ వస్తుది కదా! ఓకే నేను ఈ పని కంప్లీట్ జేసాను. ఈ పని కంప్లీట్ జేసాను. అనే ఒక మోటివేషన్ వస్తుంది గదా! ఆ! ఈ టూల్స్ వల్ల మనకి ఎప్పుడు ఆహ్, నోటెడ్‌గా ఉంటది. ఓకే నేను ఈ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వర్క్ చేయాలి అనేది ఉంటది. ఇంతకుముందు అయితే నేను స్టిక్ నోట్స్ యూజ్ చేసేదాన్ని. నేను ఎక్కడైతే నా వర్క్ ప్లేస్
అవును. స్టిక్ నోట్స్ అంటే ఏంటండీ? ఎట్లా ఎక్కడ ఉండేది అది, స్టిక్ నోట్స్. అంటే ఎలా?
ఆ! స్టిక్ నోట్స్ అంటే, ఇట్లా ఒక చిన్నా ఆహ్, టూ ఇంచ్, టూ ఇంచ్. టూ బై టూ ఆహ్, ఇంచ్ నోట్స్ అనమాట పేపర్. ఆ పేపర్ మీద రాసేసుకొని గోడ కత్తికిచ్చేసేదాన్ని. ఓకే ఈ వర్క్ చేయాలి ఇప్పుడు నేను. ఆహ్, నాకు అది ఎప్పుడు కనిపిస్తూ ఉంటది కాబట్టి ముందు అది చేసిందాకా నాకు నిద్ర బట్టదు. <giggles> ఆ! ఆ! అట్లాంటి ఇమ్మీడికడ్ ఇమ్మీడియేట్‌గా వర్క్ చేస్తున్నప్పుడే కంప్లీట్ జేసేవైతే, స్ట్రిక్ట్ నోట్స్ మీద రాసేసుకుంటా.
ఆ! ఓకే. చేయాలని. నిద్ర పట్టదు. అవును. అంటే మీరు నిజంగా ప్రాక్టికల్‌గా అంటే ఏ టూల్స్ వాడేవాళ్ళు, ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా చెప్పగలుగుతారా?
హ్మ్. ఆ! ప్రాక్టికల్‌గా వాడేవి ఆ! మాకూ ఇంట్లో.
ప్రాక్టికల్‌గా అంటే ఇంట్లో. ఆహ్, ఈ వర్క్ లైఫ్ బాలన్స్‌లో.
ఆ! డిజిటల్ టూల్సా, నార్మల్ టూల్సా అండి?
అంటే, జ ఇప్పుడు మనం డ ఆహ్, డిజిటల్ టూల్స్ గురించి నేను అడుగుతున్నానండి.
ఆ! నేను వాడింది చెప్పాను కదా అలారం, రిమైండర్ యాప్, టు డు లిస్టు, క్యాలెండర్ ఆ! ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటా. ఒక్కోసారి నేనూ ఆహ్, ఈ వాట్సాప్‌ని కూడా వాడేస్తుంట. నాకు నేనే మెసేజ్ బెట్టేసుకొని
అలారం, టు డు లిస్ట్. ఈ 3 ఎక్కువగా చేస్తారు. అవును. అవునా? అంటే, ఇప్పుడు వాట్సాప్‌లో కూడా కొత్త, కొత్తగా వచ్చేసాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇవన్నీ కూడాను.
ఆ! అవును. నాకు నేనే, అది నేను మెసేజ్ పెట్టుకుంటా అనమాట. ఈ ఈ ఇది, ఇది కొనాలి. గ్రోసరీస్ లిస్ట్ దానికోసమైతే వాట్సాప్‌ని యూజ్ చేసేస్తా. <sniffs> ఎందుకంటే, ఇప్పుడూ ఆహ్, కిచెన్‌లో తిరుగుతూ ఉంటాము. సడెన్‌గా ఓకే, ఇది తీసుకొని రావాలి. ఆహ్, సెసమీ సీడ్స్ తీసుకొని రావాలి. ఇవి అయిపోతున్నాయి, అని అనిపించింది అనుకోండి. టక్కున ఫోన్ దీసేసీ, అది లిస్ట్ ఆహ్, దాని పేరు నోట్ చేసేసుకుంట. నోట్ చేసుకుంటే ఓకే. ఆహ్, ఇది నిండుకొ ఆహ్, నిండుకుంటుంది. నెక్స్ట్ వీకెండ్ గ్రోసరీస్‌కెళ్ళినప్పుడు. ఆ వాట్సాప్ ఓపెన్ జేసుకుంటే, ఏమేమి కావాలి అన్నిట్ని ఆ పేర్లన్నీ ఉంటాయి కదా.
కొనాలి. అయితే అవును. అవునండి. అవును. అయితే, మన ఈ సాంస్కృతిక మనకు అంటే, మన ఫ్యామిలీస్ కావచ్చు, మన ఒక పద్ధతులు కావచ్చు. ఈ జాయింట్ ఫ్యామిలీస్సు తర్వాత పండగలు. ఈ ఆఫీస్ బిల్స్ కట్టడం. ఇవన్నీ, ఈ టూల్స్ ఎలా అనుకూలంగా, ఈ టూల్స్ ఎలా అనుకూలంగా మారాయి. సమయం ఏ విధంగా సేవ్ చేసారని మీరు అనుకుంటున్నారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! నిజంగా. ఈ పండగలున్నప్పుడైతే, మీరు చెప్పింది కరెక్ట్ అండి. పండగలున్నప్పుడైతే ఇంకా ఎక్కువ వర్క్‌లోడ్ ఎక్కువైతది. మనకున్న పనులే ఉన్న పనులే గాకుండా, పండగ పనులు గూడా ఉంటాయి. అదొక అదొకలాంటి ఎంజాయ్మెంటే ఎంజాయ్ చేస్తాం. కానీ ప్రాపర్‌గా ఎంజాయ్ చేయాలి అంటే, ప్రాపర్‌గా మనం దాన్ని ఆహ్, ఆహ్, ప్రియారిటైజ్ అంటే, ప్రాపర్‌గా మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి కదా! ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఆ! ప్లాన్ చేసుకుంటేనే, దాన్ని ఎంజాయ్ జేయగలుగుతాం. లేకపోతే చాలా మెస్సీ‌గా అయిపోతది. ఆ పండగ రోజంతా గూడా. ఆ! అందుకని
వర్క్‌లోడ్ ఎక్కువ అవుతుంది. కచ్చితంగా. ఖచ్చితంగా. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆవును. మెస్సీ‌గా అయిప్ అవునవును. అంటే ఏ విధంగా దీన్ని వినియోగించుకునేవాళ్ళు మరి?
ఆ! పండగకి ముందు నుండే మేమూ, ఇ ఈ పండగ గానివ్వండి, పిల్లల బర్త్డేస్ కానివ్వండి. ఏదైనా సరే, పండగకి ఒక వారం ముందే ఎ ఈరోజు ఇది తీసుకొని రావాలి, ఈరోజు ఈ గ్రోసరీస్, ఈరోజు ఫ్రూట్స్, ఈరోజు వెజిటబుల్స్ అని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటాం. ఎందుకంటే, డే మొత్తం వర్క్ మీద బోతది. ఈవెనింగ్ ఒక్కటే కొంచెం ఫ్రీగా ఉంటది గదా! ఒ ఓ కాసేపు ఈవెనింగ్ 1, 2 అవర్స్‌లో అన్నీ తీసుకొని రాలేము కాబట్టి, కొంచెం రిలాక్స్‌గా ఎళ్ళి షాపింగ్ జేసుకొని వచ్చేటట్టుగా. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అలా ప్లాన్ జేసుకుంటాం. అలా చేసుకున్నప్పుడు, మనకి కొంచెం ఆర్గనైజ్డ్‌గా అవుతుంది. ఏవి మర్చిపోకుండా తీసుకొచ్చినట్టు ఆ క్లారిటీ ఉంటుంది. హడావిడి లేకుండా అన్నీ తెచ్చుకున్నట్టు ఉంటది. పండుగ రోజు కూడా అన్ని సామాన్లు ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది.
అవును. ఖచ్చితంగా, అవును. మనకు గూడా ఒక క్లారిటీ ఉంటుంది. మనకు ఈ పని లేకపోతే గ గందరగోళంగా ఏదో ఉన్నట్టు ఉంటుంది. అయితే ఈ పు అవునా? అయితే ఈ టూల్స్ వల్ల ఎంత మనకు ప్రయోజనం ఉందో, ఒకోసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఓవర్‌లోడ్ కావచ్చు, ప్రైవసీ కావచ్చు. మరి ఇవన్నీ ఎలా ఈ ఎలా ఎదుర్కుంటున్నారు? అంటే ఏవైనా వచ్చాయా ఇలా ప్రైవసీ ఇష్యూస్ లేకపోతే ఓవర్‌లోడ్ ఇలాంటివి?
హ్మ్. ఓహ్! ఉంటాయండి. హ్మ్. ప్రైవసీ ఇష్యూస్ ఏమో గానీ, స్క్రీన్ టైమింగ్ మాత్రం పెరిగిద్దండి. ఏదో నోట్ జేసుకుందామని ఫోన్ తీస్తాం. ఫోన్ తీయగానే ఆ నోటిఫికేషన్స్ జూసేసరికి, ఓహ్! ఇదేదో కొత్త <giggles> కొత్త యూట్యూబ్ వీడియో ఏదో వచ్చిందే అని జేప్పేసి యూట్యూబ్‌లోకి వెళ్ళడం. అటునుండి మళ్ళీ ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది అని వాట్సాప్ మెసేజ్‌లోకెళ్ళడం. ముఖ్యంగా మనం ఆ! మాట్లాడ్డం. ముఖ్యంగా మనం దేనికోసం ఫోన్ ఓపెన్ జేసాము అనేది నేను ఒక్కొక్కసారి రీకాల్ జేసుకుంటా. ఓకే, నేను దేనికి ఫోన్ దీసా ఇప్పుడూ <giggles> అనేది నేను గుర్తు జేసుకుంటా.
ఆ! కచ్చితంగా అండి. అవునండి. అది మనకు జరుగుతూ ఉంటుంది. సర్వ సాదారణంగా. చేసుకోడం. ఎవరైనా కాల్స్ వస్తే వెంటనే మాట్లాడుకోడం. అవును. <chuckles> అవునండి. అయితే నిజంగా ఈ వర్క్ లైఫ్ బాలన్సు ఈ డిజిటల్ టూల్స్‌తో నిజంగా మ మీకు అంటే పని గంటల సమయం తగ్గిందా? పెరిగిందా?
హ్మ్. హ్మ్. తగ్గిందనే చెప్పొచ్చు. ఆహ్, యాక్చువల్‌గా నీట్‌గా మాన్
అవునా? అంటే ఎలా ఓ ఒక రోజువారీ జీవితంలో, మీరు ఆహ్, ఎలా మీరు ఈ వర్క్ లైఫ్ బాలన్స్ చేసుకోగలుగుతున్నారు ఈ డిజిటల్ టూల్స్‌తో?
అ! ఆ! ఇప్పుడు నా డేనే స్టార్ట్ అయితుంది అనుకోండి. ముందు రోజు నైట్ నుండే నేను కొంచెం ప్లాన్డ్‌గా ఉంటా. రేపు ఈ, రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇదుండాలి. ఆహ్, లంచ్‌కి ఇదుండాలి. డిన్నర్‌కి ఇది, స్నాక్స్‌కి ఇది అనేసి ముందే కొంచెం నోట్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను ఆహ్, మొలకల కోసం నానేశాననుకోండి ఇప్పుడు పెసరపప్పు, శనగపప్పు ఆహ్, ఆ!
ఆ! ఆ! అవును. అవును. అవును. అంటే ఆరో అంటే రోజువారీ బ్రేక్‌ఫాస్ట్ గురించి. మీరు అంటున్నారు?
బ్రేక్‌ఫాస్ట్‌లో నేను అది నానేసాను అనుకోన్ నానేస్తాను. అది కాకుండా ఒక దోస పెడతాను. అది కాకుండా ఫ్రూట్స్ ఈరోజు, ఈ ఈరోజు ఈ ఫ్రూట్స్ తినాలి అని అనుకుంటాను. కానీ నేను మర్చిపోతా. మర్చిపోయి దోసొక్కటే పెట్టేస్తా పిల్లలకి. ఆహ్, ఫ్రూట్ ఏది పెట్టాలో అనుకున్నానో మర్చిపోతా. ఈ స్ప్రౌట్స్ మర్చిపోతా. అట్లా మర్చిపోకుండా ఉండడానికి నేను అది నోట్ చేసి పెట్టుకుంటా. ఎందుకైనా మంచిది, అన్నట్టుగా నోట్ చేసి పెట్టుకుంటా. నేను పెట్టేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటా. నేను అనుకున్నయన్నీ పెడుతున్నానా? లేదా అనే చూసుకుంటా? చూసుకొని హ్మ్.
అవును. అయ్యయ్యయ్యో! హా! అయితే మీరు పాటించడంతో పాటు, ఈ డిజిటల్ టూల్స్ మీ ఇంట్లో ఆహ్, అంటే పిల్లలు కావచ్చు. పెద్దవాళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అంటే మీ ఆహ్, భాగస్వామి కావచ్చు. ఎట్లా ఇవి డిజిటల్ టూల్స్ వాళ్ళకి, వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తున్నారా? వర్క్ లైఫ్ బాలన్స్ చేసుకోవడానికి?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! నేను మా హస్బెండ్ అయితే ఈ విషయంలో ఓ కొంచెం సేమ్ యాప్సే యూస్ చేస్తూ ఉంటామండి. తనే చెప్తారు. దేనికైనా కూడా ఎవ్రి డే అలారం పెట్టుకో, ఈవెనింగ్ 5:00 అలా అలారం పెట్టుకొని పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వు ఈవెనింగ్ 6:00 తప్పకుండా అలారం పెట్టుకొని అలా వాకింగ్ చేసేసి రా. నీకోసం కొంచెం టైమ్ స్పెండ్ చేయి. ఆహ్, ఊరికే ఇంట్లోనే పని, పని, అని కాకుండా 6:00 అయ్యేసరికి కొంచెం ఆహ్, సాయంత్రం ఎండలో కొంచెం అట్ల వాక్ చేసినట్టు కూడా ఉంటది కదా! అని చెప్పేసి తను ఈ 2 టైమ్స్ అలారం అయితే పెట్టుకో అని చెప్పారు. సో, తన నుండి నాకు అలారం పెట్టుకొని డైలీ యాక్టివిటీస్ చేయడము అలారం నుండి రిమైండర్, రిమైండర్ నుండి టూ డూ లిస్ట్ అట్లా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి డి డిజిటల్ టూల్ అనేది యాడ్ అవుతూ వచ్చింది నాకు.
చేస్తా ఉంటారు. హ్మ్. సెండ్ చేసుకో. చెప్తా ఉంటారు. టుడే లిస్ట్. ఓకే. ఈ విధంగా మీకు వర్క్ లైఫ్ బాలన్స్ చేసుకోవడానికి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు మంచి సహకారం అందించారు. అయితే ఇప్పుడు ఏమైనా కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ డిజిటల్ టూల్స్‌లో ఏమైనా మార్పులు వచ్చాయని మీరనుకుంటున్నారా?
ఆ! ఆ! అవును. అవునండి, అవును. హ్మ్. ఆ! నేను ఒకసారి హ్మ్, చాట్ జీపీటీని కూడా అడుగుతుంటా అండి. ఇప్పుడు నేను సడన్‌గా ఆహ్, గూగుల్‌లో ఓపెన్ చేసి నాకు ఒక ప్రాపర్ ఆన్సర్ కావాలి అంటే, చాలా 100ల లింక్స్ ఒస్తయి. ఆ 100 లింక్స్ లోపలికెళ్లి నేను ఎ ఎన్నని చూడాలి. అంత టైమ్ లేనప్పుడు అని చెప్పేసి, టక్కున చాట్ జీపీటీని అడిగేస్తా. ఇగో ఇది, ఇది నాకు డౌట్. ఇదైతే నాకు ఎక్కడ దొరికిద్ది. ఆన్‌లైన్‌లో కొనాలా? ఆఫ్‌లైన్‌లో కొనాలా? ఏ, ఏ క్వాలిటీది కొనాలి? ఏ బ్రాండ్ కొనాలి? అని చెప్పేసి టక్కున దాన్ని అడిగిస్తే, అది 1, 2 స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇచ్చేస్తది. వేరే ఏమి తి ఈ ఒకవేళ అది మల్టిపుల్ ఆన్స్‌ర్స్ ఇచ్చినా కూడా, ఈ బ్రాండ్‌లో ఇది బాగుంది. ఈ బ్రాండ్‌లో ఇది బాగుంది అని ఇచ్చినా కూడా, లేదు లేదు. నాకు అంత టైమ్ లేదు. నువ్వు డైరెక్ట్‌గా నాకు ఒకటే చెప్పు. అదే తీస్కపోయి <giggles> కొంటా నేను అనంటే, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తది. అంటే అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటదనమాట.
<laughs> అవునా? అవును. ఆ! 100 లింక్స్ వస్తాయి. అడిగేస్తారు. మరి ఏ విధంగా చాట్‌ జీపీటీ మీకు సహాయపడింది? అవునా? ఓహ్! అద్భుతం. నిజంగా. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
ఆ! అవును.
ఆ! నిజంగా అండి నిజంగా. వర్క్ లైఫ్ బాలన్స్ గురించి డిజిటల్ టూల్స్ ఎలా సహాయపడ్డాయి అని మంచిగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్. తప్ప తప్పకుండా అండి. తప్పకుండా. ధన్యవాదాలు.